అంటే, మేము ఆ రోజు బంక్ కొట్టలేదు. ఆహ్, బంక్ కొట్టినందుకు మాకు ఇక్కడ ఏవైతే రివిజన్ చేశారో అన్నాది సరిగ్గా తెలీదు. అంటే ఆ రివిజన్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ అని చెప్పి, చాలా మంచి మంచి అంటే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ యూనిట్ ఉంది. ప్యాకేజెస్ ఉంది. ప్యాకేజెస్‌లో ఇంపార్టెంట్ ఏది, ఎగ్జాముకి ఏది వస్తుంది, అన్నది నీట్‌గా చెప్పడం వల్ల, అక్కడ ఎవరైతే అటెండ్ అయ్యారో మా క్లాస్ నుంచి, వాళ్ళకి ఆల్మోస్ట్ బాగా మంచి మార్క్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ అందరం మేము బంక్ కొట్టాము. మా అందరికీ మార్క్స్ తగ్గిపోయాయి అనమాట. అంటే చాలా హ్మ్.
అవును. ఓకే. అయ్యో! అక్కడనే ఆ ఆ ఎఫెక్ట్ చాలా కాలం చూపిస్తది కదండీ?
నిజంగానే. అంటే, ఇప్పుడు టీచర్స్‌కి తెలుసు బంక్ కొట్టాము అని చెప్పి, వాళ్ళ దృష్టిలో ఒక తప్పు చేసినట్టుగా మిగిలిపోయాము. పైగా మార్కులు కూడా మాకు రాలేదు. అక్కడ సబ్జెక్ట్ కూడా మాకు లేదు. గ్రిప్. అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. నేను ఇంత రిగ్రెట్ అయ్యానంటే ఆ విషయంలో, నేను నెక్స్ట్ టైమ్ నుంచి వాళ్ళు, వాళ్ళు నేను ఇప్పుడు ఎవరైతే అక్కడికి అటెండ్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి నోట్స్ అంతా తీసుకొని నేను చదువుకున్నాను కూడా.
అవును. అవునవును. ఓకే. మీరు అడగలేదండి, అడగలేదండి తరువాత ఏం చెప్పారు ఏం బంక్ కొట్టినప్పుడు, ఇయళ ఏం చెప్పారు? ఏంటి? అని అడుగుతారు కదండీ. అవి ఏమి మీరు అడగలే?
హ్మ్. అడగలేదండి ఫస్ట్‌లో. అంటే, ఇంక ఎంజాయ్‌మెంట్ మూడ్‌లో ఉండి నాకేంటి అని వదిలేసినప్పుడు ఇంకేమి అడుగుతాము. అది అయిపోయింది. దాని తర్వాత ఎగ్జామ్‌లో ఎప్పుడైతే తక్కువ మార్క్స్ వచ్చాయో
యువ రక్తం ఏవో‌ అండి. <chuckles> యువ రక్తం, బాగా ఎంజాయ్ చేయాలి, అని అనిపించి ఉంటది.
<giggles> నిజంగా. హ్మ్, ఈ ఒక జావా ఎగ్జామ్‌ అనేది అయిపోయింది. ఆ జావా ఎగ్జామ్ అనేది ఎక్కువ మార్కులు వచ్చేయి, మాకు చాలా తక్కువ వచ్చాయి అన్నమాట. అంటే ఎగ్జామ్‌ రాసిన ఆహ్, నెక్స్ట్ వన్ డేకి డే డే డేటా స్ట్రక్చర్స్ ఎగ్జామ్ ఉంది. సో, ఆ జావా దాంట్లో బాగా తక్కువ వచ్చేసరికి ఇంకా నేను అప్పుడు కాల్ చేసి అడిగాను అనమాట అక్కడ వెళ్ళిన వాళ్ళని. సి ఆర్ ఉంటుంది. సి ఆర్ వెళ్తది ఖచ్చితంగా. బంక్ కొట్టాలనుకున్నా సరే, సి ఆర్ ఎళ్ళాల్సిందే. సో, ఇక సి ఆర్ వెళ్తే ఆమె దగ్గర నుంచి నేను నోట్స్ అనేది తీసుకొని డేటా స్ట్రక్చర్స్‌కి, డేటా స్ట్రక్చర్స్ చదివా. సి ఆర్ అంటే క్లాస్ రిప్రజెంటేటివ్ అన్నమాట. అంటే క్లాస్‌లో మెయిన్ లీడర్ అన్నమాట. అంటే, టీచర్స్‌కి, స్టూడెంట్స్‌కి మధ్యలో ఒక బ్రిడ్జ్.
హ్మ్. ఓకే. ఓకే. సి ఆర్ అంటే అండి? సి ఓకే. ఓకే.
ఇప్పుడు స్టూడెంట్స్ అనుకున్నవి వెళ్లి టీచర్‌కి కన్వే చేయాలి. టీచర్ ఏదైతే చెప్తుందో డైరెక్ట్‌గా అందరికీ చెప్పకుండా సి ఆర్‌కి చెప్తారు. ఆ సి ఆర్ వచ్చి స్టూడెంట్స్ అందరికి చెప్పాలి బ్రిడ్జ్ లాగా.